అంతే ఏంటోనండి బాబు, కాసేపు నీతో టైమ్ మ బ స్పెండ్ చేస్తానమ్మా అనే పర్మిషన్ అడిగి కూర్చొని మాట్లాడుతుంట ఆళ్ళమ్మాయి. అదేంటో నాకైతే అర్థమవ్వలేదు. ఆ సర్లే
అమ్మ బాబోయ్! ఆ బాండింగంత దాకా వెళ్ళిపోయిందంటే అసలు దారుణమైన పరిస్థితండి పాపం పిల్లలు గూడా.
అదె కదా! నిజంగా మనం <chuckles> ఎప్పుడు వాళ్ళతో ఆడదామా? ఎప్పుడు కబుర్లు చెప్దామా? అనుకుంటూ ఉంటాం. వాళ్ళు అలాగే అనుకుంటూ ఉంటారు గాబట్టి, బాండింగనేది బావుంటుంది. అదొకటండి ఇంకా చెప్పాలంటే తర్వాత చెప్పాలంటే ఓ మంచి కాఫీ. ఫిల్టర్ కాఫీ చేసుకుంటాను. నా పనవ్వగానే మ అప్పటికప్పుడు అంటే మధ్యలో హడావిడిగా ఒచ్చేసి మధ్యలో ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోయి, ఇలా ఇలా కంటే ఆ చక్కగా ఫిల్టర్ కాఫీ వేసుకొని, అప్పటికప్పుడు పాల ప్యాకెట్ కాచుకుని, నేను తాగ ఆ క్రీమ్ మిల్క్ తోనే కాఫీ అనమాట. తాగేది ఒక్కసారైనా చక్కగా తాగాలి చక్కగా చిన్నప్పట్నించి అలా అలవాటయింది. ఎంజాయ్ చేస్తూ తాగాలి.
హ్మ్. హ్మ్. అదే కదా! హ్మ్. హుహు. ఓకే. నాకు హ్మ్. హుహు. హుహు. హుహు. ఓకే. ఎంజాయ్ చేయాలి. <chuckles> కాదండి ఈ ఫిల్టర్ కాఫీ ఎలా చేస్తారంటే మామూలు కాఫీ లాగా కాదా? ఇది డిఫరెంటుంటుందా ఏంటి?
అవునండి. అంటే ఆహ్, రెడీ మిక్స్ ఇన్‌స్టంట్ మిక్స్ పౌడర్స్ ఒస్తున్నాయి గదండి. బ్రూ అని సా ఇదేంటిది ఇంకోటేవో ఎస్‌తో స్టార్టవుతుందండి. ఆ ఆ! నెస్కాఫీ సన్‌రైజ్ట ఇవి ఇవన్నీ కూడానండి అప్పటికప్పుడు పాలు కాచేసుకొని మనం ఒక స్పూను షుగర్ అది వేసి కలిపేసుకోవచ్చు. అదో టేస్టు. కొంతమందికి నచ్చుతుందండి. కానీ అందరికీ నచ్చేది ఫిల్టర్ కాఫీ అని చెప్పచ్చు. అంటే అందులో కాఫీ గింజలు ఆడేసి ఒస్తాయనమాట మనకి .దాంతో పాటు చికిరి అనేది అవి కొన్ని గింజలుంటాయట అవి కూడా కలిపి మిక్స్ చేస్తారు.మా నాన్నగారయితే అండి ప్యూర్ ఫిల్టర్ ప్యూర్ కాఫీయె తాగేవారు. అంటే ఇంక చికరి మిక్స్ కూడా కొంచెం కూడా ఉండదు. ఆయనకంతిష్టమనమాట కాఫీ. ఆ! అలాగని అమ్మేవారండి మా ఇంటి దగ్గర మార్కెట్లో. అప్పటికప్పుడు ఆడించిన గింజలు కొనుక్కొని తెచ్చుకునేవారు.
హ్మ్. అవును. హ్మ్. సా నెస్కేఫీ సన్ రైజ్. ఆ! అవును. హ్మ్. అవును. హ్మ్. ఓకే. అంటే అది డిఫరెంటా? హుహు. ఓకే. చేదు హుహు. ఓకే. ఆహా!